ఓకే.
అప్పుడేమవుతుందంటే వాడు ఇది ఒ క్లోజయిపోతుంది కాబట్టి, చిన్న పిల్లలకి అంత అవగాహనుండదండి. ఇవన్నీ ఎలా మార్చాలి? కొద్దిగా పెద్దోళ్ళనుకోండి ఆ సెట్టింగ్స్‌లోకెళ్లి ఎలా మార్చుకోవాలో తెలిసుంటది కాబట్టి మార్చేస్తారు. చిన్నపిల్లలకంత అవగాహన ఉండదు కాబట్టి, అది క్లోజయిపోయిందంటే ఇంక ఫోను పక్కన పడేసి పడుకోడం గాని, ఏదన్నా వేరే పని జేసుకోడం గాని జరుగుతూ ఉంటుంది. అలాగా నేను కొద్దిగా ఇలా ప్రయత్నిస్తూ ఉంటున్నాననమాట. పిల్లలు కొద్దిగన్నా దూరం చేద్దాము అంటే వాళ్ళని చూడకుండా ఆపలేం గాబట్టి చూసే సమయాన్ని తగ్గించ్చే విధంలాగ చేయాలి. హ్మ్.
అవునండి. అవును. అదేలెండి. నిజమండి. మొత్తానికైతే మొత్తానికి తగ్గించడం అనేదేవండి మొత్తానికి ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే తగ్గదండి అసలు.
అస్సల కాని పనండి అది. ఆ! ఖచ్చితంగా అండి. ఈ ఖచ్చితంగా అండి అసల అలవాటు పడిపోయారు. హ్మ్. హ్మ్.
అంటే మీరిప్పుడు సరే అండి ఇంట్లో అది ఇప్పుడై ఇప్పుడు దాకయితే బానే ఉందండి. అంటే మీరు సాయంత్రం పూట్ల బయటికి తీసుకెల్లడం, లేదంటే ఆడుకోడానికి పార్క్స్ గాని తీసుకెళ్ళడం, లేదంటే బయట ఇంకా స్నేహితులుంటారు గదా ఆళ్ళతో బయటికెళ్ళి ఆడుకోమని ఇలాంటివి ఏవన్నా చేస్తూ ఉంటారండి? అంటే వీకెండ్ సెలవుల టైంలో గాని, లేదంటే సాయంత్రం పూట గాని
అవునండి. అవునండి. ఖచ్చితంగా! హ్మ్. ఖచ్చితంగా అండి. నేనైతే ఆహ్, ఇ చదువెంత ముఖ్యమో ఈ వ్యాయామము పిల్లల బయటికి వెళ్లి పరిగెత్తి ఆడుకోవడం అనేది ఖచ్చితంగా ముఖ్యమండి. ఇప్పుడు చిన్న పిల్లలకి గూడా ఈ స్కూలులో ఒత్తిడనేది ఎక్కువైపోతుందండి. చిన్నప్పడి నుంచే జేఈఈలంటన్నారు మెయిన్స్ అంటున్నారు, అడ్వాన్స్‌లంటన్నారు. ఐదారో క్లాసు నుంచి కూడా, ఆళ్ళకేం అర్థమైద్దండి ఆ కాలంలో స సరిగ్గా బాత్‌రూమ్‌కెళ్లి కడుక్కోడమే రానోళ్ళకి జేఈఈ మెయిన్స్ అడ్వాన్సులు జెప్తే ఏం ఉపయోగమండి అవ్వ ఏం అర్ధం కావట్లేదు.
<chuckles> నిజమే అండి. అదే కదండీ అసలు. <chuckles> అదే కదండి. ఇప్పడు నుంచే మీరు చూసినట్టయితే స్కూళ్ళల్లో ఐఐటీ వాళ్ళు సపరేట్ అని, ఈళ్ళు సపరేట్ అని కోచింగ్ అని ఈ కోచింగ్ అని సిక్స్‌త్ నుంచి ఆరో తరగతి నుంచి మొదలెడుతంది. అదెందుకో అర్థం కాదు. అసలు దాని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏ వయసు పిల్లలకి అదే కదండి నేర్పిచ్చాలసలు మనం.
అదే గదా! ఆహా! అయ్యో! నిజంగానండి. అంటె ఒ <chuckles> అదే గదా! అంటే ఒకప్పుడు క్యాస్ట్ డిస్‌క్రిమినేషన్ అనుండేదండి. క్యాస్ట్‌ని బట్టి మనం విడదీసేవాళ్ళు. ఇప్పుడు స్కూళ్ళల్లో ఎలా అయిపోయిందంటే నువ్వు జెఈఈ అంటే ఐఐటీకి చదువుతుంటే నువ్వు గొప్ప. ఆ! లేదు మామూలు సిబిఎస్ఈ చదివితే ఇంకొద్దిగా తక్కువ. ఇంకసలు స్టేట్ సిలబస్ చదువుతుంటే నీకు నువ్వు దద్దమ్మ లాగా జూస్తున్నారండి. అది గూడా ఏంటంటే అదే గదా!
<chuckles> అదేలెండి. నిజమే అండి. అలాగే చూస్తున్నారు.
అంటే వాడు చదవగలిగేది వాడు చదువుతున్నాడు గదా!
అంటే వాళ్ళకేదో ఒచ్చేసు మాకు ఏదో రాదు అదే కదండి! వాళ్ళకి అంతో తెలుసు మాకు తెలీదన్నట్టు ఇంకా చూస్తారండి ఇంక అలాగా.
అదే గదా. అంటే ప్రతి ఒక్కళ్ళు 10,00,000 పెట్టి చదవలేరు గదండి. వాళ్ళకు స్తోమత తగ్గగలది దాంట్లో నుంచి గూడా ఎంతమందండి ఇప్పుడు స్టేట్ సిలబస్ తక్కినోడు తక్కువని చూస్తున్నారు. అలాగ చేసి రైల్వే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ కొట్టినోళ్లు ఎంతమందండి. అయ్యే ఎవరికీ కనిపియవు. ఇయేంటంటే జేఈఈ మెయిన్స్ వాటిలో కొట్టినోళ్ళనే ఏదో హైలైట్ చేయడం వల్ల ఇయన్నిటిని తక్కువ చేసేస్తున్నారండి ఈళ్ళే.
అవునండి నిజమే.